మనం అసలు చూస్తుంటే, చిన్నప్పుడైతే మనకు ఒకటే ఒకటి జీవితం ప్రపంచం అన్నీ అంటుంటారు, ఒక టీవీ. ఆ టీవీలో ఏంటంటే, నాన్నొచ్చినప్పుడేమో క్రికెట్టు, లేకపోతే అమ్మ వచ్చినయో అప్పుడేమో ఒక సీరియలు, అసలు ఇద్దరం ఉన్నప్పుడేమో ఒక న్యూస్ ఛానెల్‌ లాగా ఉంటది. సో, అలాగా, ఇలా టీవీ రంగంలో మొత్తం మారుతూ ఉంటే, అప్పుడు వచ్చినయి ఒక టీవీ షోస్ అనొచ్చు, మనకు 'స్టార్ మహిళ' అలా అంటుంటారు. అవే అవే తరహాను మనకు ఈ రోజుల్లో ఏందంటే, స్ట్రీమింగ్ షోసొచ్చేసాయి. అంటే ఒక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకొని, దాంట్లో మనకు నచ్చింది ఏదైనా చూడొచ్చు. మ్యూజిక్ షోసు, కామెడీ షోసు, టాలెంట్ షోస్ ఇలా అన్నీ. సో, ఇవి రావడం వల్ల టీవీకి ఎటువంటి మార్పులొచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే, అవి మంచివా లేకపోతే చెడ్డవా? మీరైతే ఎలా జెప్తారు?
హ్మ్. హ్మ్. అవును. యాహ్! చిన్నప్పుడు నేను కూడా టీవీనే హార్డ్ చూసింది. లైక్ నేను టీవీ చూసింది ఎక్కడి నుంచి అంటే, బ్లాక్ అండ్ వైట్ నుంచి అది కలర్‌గా మారింది. అది చూశాను. <chuckles> దాని తర్వాత ఇంగా
ఓహ్! బ్లాక్ అండ్ వైట్ కూడా చూసారా మీర అది?
ఆ! అంటే, మా అమ్మోలమోళ్ళు, తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉంటది గదా! ఆహ్, అలా తెలుసనమాట. ఆ! మా ఇంట్లో అయితే లేదు. రావడం, రావడం కలర్ టీవే వచ్చింది. బట్ హాలిడేస్‌కి వెళ్తాం గదా! అక్కడ చూసా అనమాట. సో, దానివల్ల గుర్తుంది నాకి. అండు ఇంకోటేంటి అంటే, ఏం జెప్తున్నా? <chuckles>
ఆ! ఓకే. ఆహా! ఓకే. చెప్పండి. అదే టీవీ షోసు మీరు బ్లాక్ అండ్ వైట్ నుంచి చూసారు, తర్వాత కలర్‌కెళ్ళా అప్పుడు మీరు చూసిన వ్యత్యామేందసల కా రెండిటి మధ్య?
ఆ! యాహ్ యాహ్! నెక్స్టు స్ ఇంగా స్ ఏముంది బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్‌లో కనిపిస్తది. కలర్ అంటే కొంచెం కలర్ ఫుల్‌గా ఆ! అన్నట్టు కొంచెం షాక్ అనమాట.
<chuckles> ఏం చెప్పారండి అసలక <chuckles>
<laughs> ఓకే. అదే ఇప్పుడు చూసుకుంటే లైక్ ఆండ్రాయిడ్ టీవీస్ ఒచ్చేసాయనమాట. లైక్ పెద్ద పెద్ద ఇంచెస్‌తో ఇవన్నీ ఒచ్చేసాయి కదా! నిజంగా ఓ మంచి మార్పనేదే ఉందనమాట. <sniffs> కాకపోతే టీవీలో ఉన్న డిసడ్వాంటేజ్ నేనిప్పుడు చూసింది ఏంటి అంటే, ఆహ్, ఏదన్నా వచ్చిందనుకో, ఇప్పుడు న్యూస్ అనేది నై నైట్ నైన్‌కే వచ్చేస్తదనమాట. అదే టైంకి నాకేదైనా పని ఉందనుకో నేను దాన్ని చూడలేననమాట. ఎట్ ద సేమ్ ఆహ్, ఆ పని చూడాలి నాకు ఇలా న్యూస్ చూడడం కూడా ఇష్టం అనుకో. రెండిటిని నేను బ్యాలెన్స్ చేయాలనమాట. అదే పనిగా అ అక్కడన్నా కూర్చోవాలి లేదా నా పనిన్నన్నా స్టాప్ చేయాలి. ఇలా ఏదోకటుంటది. <sniffs> సో, ఎప్పుడైతే ఇలా ఓటీటీసొచ్చాయో దానికి ఇలా ఏం టైంతో సంబంధం లేదనమాట. ఎప్పుడైనా సరే మిడ్ నైట్‌లో అయినా సరే
అవును. ఏంటి? అవును. హ్మ్. అవును. హ్మ్.
నాకేదైతే ఇష్టముందో, ఇష్టం వచ్చినప్పుడు ఇష్
అవన్నీ చూస్తూ ఉంటారయితే.
యెస్. యెస్. అవన్నీ చూస్తుంటా. అండ్ ఇంకోటి ఇంకో బెనిఫిట్ కూడా చూసా. ఏదంటే, ఇప్పుడు డిష్ ఆహ్, డిష్ కనెక్షననేది పెట్టిస్తాం కదా!
ఒకట్ ఆహ్ అవును. ఖచ్చితంగా పట్టించుకుంటాం. చూసినా చూడకపోయినా.
యాహ్! యాహ్! దానికి ఒక ఎగ్జాంపుల్ ఒక 100 ఏసుకుందాం. నాకు తెలీదు ప్రజెంట్ ప్రైజ్ ఎంతుందో?
అయ్యో! మీరు హండ్రెడంటున్నారేంది 400 దాకా పోతుంటే ఇప్పుడొక పర్ మంత్‌కి.
సరే. రౌండ్ ఫిగర్ ఫైవ్ హండ్రెడేద్దాం అట్లయితే. సో, ఫైవ్ హండ్రెడేసుకుందాము. <sniffs> కానీ అలా వేపించుకున్నప్పుడు అసలు ఛానెల్స్ ఎన్ని చూస్తున్నాం చెప్పు? అన్నీ ఛానెల్స్ చూస్తమా. ఏం లేదు. ఇంట్లో నిజంగా పెద్దవాళ్ళు ఉంటే ఒక సీరియలొక్కటే జూస్తారు. లైక్ 'జీ తెలుగు' గావచ్చు, 'మాటీవీ' గావచ్చు, 'ఈటీవీ.' అంతే ఎంతకు మంచి పోరు కదా! ఇంగా ఎక్కువ హ్మ్.
సరే, 500 500 కానీ, మీరన్నట్లు బావుంది. కానీ మనకంటూ ఒకటి ఉంటది కదా! ఒకాశ. ఎప్పుడు గుంపుగా ఛానెల్సుంటే ఆహ్, ఛానెల్స్ అన్నీ మారుస్తా ఉండడం కొంతమందికి ఇష్టం. మీరన్నట్లు ఓకే. డిష్ టీవీలు అలాంటివి ఉంటాయి అంటే శాటిలైట్ కనెక్షన్స్ ఉన్నట్టు గ్లోబ్‌లాగా పైన పెట్టుకుంటాం కదా! గొడుగులాగా. అవి నచ్చిన ఛానెల్సుంటాయి. కానీ అవి చూస్తున్నప్పుడు మధ్య మధ్యుల్లో ఛానెల్స్‌కి డబ్బులేసుకోండి అంటే అవి చూడ్డానికి కాస్త ఇబ్బందిగా అంటే బాధగుంటది కదా!
ఏం ఆశ? యాహ్! హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. ఆ! అదే అనమాట. ఆ! ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారంటే, ఛానెల్ ఛానెల్‌కి డబ్బులు పెట్టారనుకో వాళ్ళకి లాసనమాట. సో, వాళ్ళేం జేస్తున్నారంటే, వాళ్ళు చూసే 2, 3 ఛానెల్‌కి మొత్తం అన్నీ దానిలో కలిపి బిల్ అనేది ఏసేస్తున్నారనమాట. ఇదొక ఎత్తు కదా! సో, అదే బిల్లు యూజ్ చేసుకొని మనం పక్కింట్లో గాని, లేకపోతే వేరే ఎక్కడైనా ఉంటే, వాళ్ళు చూడలేరు కదా! సేమ్ డిష్ కనెక్షన్‌కి మనం పేమెంట్ చేసిన దానికి. అదే ఓటీటీలో అయితే ఇప్పుడు నేను 'జియో హాట్‌స్టార్' తీసుకున్నాను. అదే దాంట్లో నా ఫ్రెండెవరైనా దాంట్లో సినిమానో సీరిసో చూడాలనుకున్నారు. <sniffs> అలాంటప్పుడు దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్ అనేవి నేను వాళ్ళకి ఇచ్చా అనుకో వాళ్ళు వరల్డ్‌లో ఎక్కడున్న చూస్తారు కదా! జస్ట్ యాప్ ఒకటి ఇన్‌స్టాల్ చేసుకుంటారంతే. సో ఈ బెనిఫిట్ నాకు బా నచ్చిందనమాట. ఇది అండ్ ఇంతకుముందు చెప్పాను కదా! న్యూస్ది అది. ఇవి 2 సూపర్ డూపర్‌గా నచ్చాయి. అండ్ ఇవి మారడం వల్ల నాకు చాలా ఆనందం అనిపిచ్చింది. <giggles>
ఆహా! ఓకే. అవును. అవును. అవును. అంటే ఒకవేళ టీవీల్లో కూడా ఇదే విధంగా మార్పొస్తే మంచిదే అంటారా?
టీవీల్లో అలా రారు అది ఎందుకంటే, ఆల్రెడీ ఓ ఓటీటీ అనేవాళ్ళు, దాన్ని ఆక్రమించేేశారు. ఇంకా టీవీని, ఇంకా బాగా డెవలప్ చేయాలంటే, ఓటీటీని మించి పోవాలి. ఇంకా అది రాదనుకోండి. ఎందుకంటే హ్మ్.
అంటే, మీకేమన్నా ఐడియాలు ఉండయ? ఒకవేళ టీవీలో ఇటువంటి మార్పులొస్తే, ఓటీటీకి తగ్గ పోటీ ఇస్తదిరి అన్నట్టు.
హుహు. <smacks lips> ఇవ్వదు. ఇప్పుడు, ఓటీటీకి, టీవీకి తేడా ఏంటో తెలుసా? ఓటీటీలో ఇప్పుడు సినిమా ఏదైనా థియేటర్‌కెళ్తాం. దాంట్లో, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి? అండ్ యూట్యూబ్‌ ఉంటది కదా! యూట్యూబ్‌లో కూడా సేమ్ సినిమాకి సంబంధించిన సాంగ్ థియేటర్‌లో విన్నప్పుడు ఎలా ఉంటది? అండ్ యూట్యూబ్‌లో విన్నప్పుడు సమ్ డిఫరెన్స్ అనేది ఉంటదనమాట. కానీ అదే యాహ్!
అవును. చాలా వరకండి. ఫోను ఫోనే, పెద్ద బిగ్ స్క్రీన్ బిగ్ స్క్రీనే కదా! ఆ సౌండ్సు అయన్నీ.
ఆ! ఎగ్జాక్ట్‌లీ. కానీ, ఓటీటీలో ఏంటి అంటే, బిగ్ స్క్రీన్‌లో ఏ సౌండ్ అయితే ఉంటదో, అదే సౌండ్ ఉంటది ఓటీటీలో. సో అందువల్ల ఓట్ ఆ! మరి?
అవునా? ఓకే. నాకేది ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేదులెండి. అందుకనే తెలీదు. <giggles> మీరంటుంటే నే వింటున్న.
హ్మ్. ఓకే నాకు 5 ఉన్నయి. <giggles> నెట్‌ఫ్లిక్స్, ఏమో 5 5, 5
ఏంటి <giggles> ఎన్నున్నాయి? అయ్యో! ఐదా! <giggles> బాగుందండి.
హ్మ్. <smacks lips> నేట్‌ఫ్లిక్స్, <sniffs> అమెజాన్, జియో హాట్ స్టార్, ఆహా, ఈటివి మూవి అంటే, అన్నయ్యలు ఉండారనమాట. అన్నయ్యలు ఉంటే ఇలాంటి బెనిఫిట్‌లన్నీ వస్తాయి. <chuckles>
<smacks lips> నిజంగా అయితే నాకు ఒ ఒక అన్నయ్యని ఎత్తుక్కోవాలా, లేకపోతే ఒక చెల్లిని ఎత్తుక్కోవాలండి, మాకు లేవా? <giggles> కాని బాగుందండి, మీరు చెప్పేది. నిజంగా చాలా బావుంది చూట్టానికి. ఇంట్లో అన్నదమ్ములుంటే, అందరూ షేరింగులు చేసుకుంటూ కూడా, ఒక స్ట్రీమింగ్‌ని తీసుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్స్ అనడం కూడా చాలా చక్కగా ఉందసలు.
ఓకే. హ్మ్. యాహ్! యాక్చువల్‌గా మా ఇంట్లో అంతా కొంచెం సినిమాలు, బాగా చూసే టైప్ అనమాట. లైక్ మా అన్నయ్య కాని, మా అక్క గాని, నేను కానీ, ఆ! సో అన్నయ్య ఇంటి దగ్గరికొచ్చినప్పుడైతే, ఆ టైంలో ఏవైనా రిలీజ్ అయ్యాయనుకోండి, థియేటర్‌కి వెళ్తామనమాట. కానీ, అన్నయ్య లేనప్పుడు, నాకు కొన్ని సార్లు చూడాల అనిపిస్తది కదా! సో అప్పుడు, ఇంట్లో అమ్మ వాళ్ళని పిలిచా అనుకోండి, అమ్మని గాని, మా డ్యాడీని గాని, వాళ్ళేమో రారనమాట! ఎందుకొ ఎందుకు రారనేది నాకు కూడా అర్థంకారు. సరే ఫ్రెండ్స్‌తో వెళ్దాము అంటే, ఫ్రెండ్స్ ఏమో, వర్క్‌లాన్ ఆ! ఈస్ట్‌లో ఇంకోరు వెస్ట్‌లో ఉంటారనమాట. అందుబాటులో ఉండరు.
ఆ! అయితే ఇది కదండీ, పాయింటు. హ్మ్. అవును. మీరు నార్త్‌లో ఉంటారైతే. <laughs>
<laughs> ఎగ్జాక్ట్‌లీ. సో ఇలా ఉంటాం కదా! సో అందుకే మా అన్నయ్య, ఏం చేశాడంటే, వీళ్ళేలాగో థియేటర్స్‌కి వెళ్లరు, మేమైతే వెళ్తాము. మాకింగా ఏజ్ ఉంది. అంటే, <smacks lips> వాళ్ళు కొంచెం ఓల్డ్ అవుతున్నారు కదా! మెల్లి మెల్లిగా. <sniffs>
అంతే కదండీ. అంటే ఆ ఒక చూసే ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గుతూ ఉంటది, ఆ వయసుకు తగ్గట్టు.
ఆ! అందుకే. కేవలం వాళ్ళ కోసమనే, ఆహ్, ఈ హోమ్ థియేటర్ సెటప్ అనేది, అంతా చేశామనమాట. పెద్ద టీవీ తెచ్చి.
అబ్బా! హ్మ్. ఏమండ అయితే? ఇంట్లోనే హోమ్ థియేటర్ అంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ ఇంట్లోనే ఉంటాయి.
హ్మ్. సో ట్రూ, ట్రూ, ట్రూ. సో, ఇంకా వాళ్ళ కోసం అనేది తెచ్చాం కదా! ఇంకా నేను కూడా వాళ్ళు అవన్నీ చూడాలి అన్నట్టు నేనేవైతే ఇంతకుముందు చూసానో, నాకు బాగా నచ్చాయో అలాంటివన్నీ చూపిస్తా అనమాట వాళ్ళకి. అదే టీవీలో అనుకో ఇవన్నీ పాజిబిలిటీస్ ఉండవనమాట. ఉదాహరణకి ఆహ్, ఎలా చెప్పాలబ్బా? ఎగ్జాంపుల్ ఏదో ఒక మూవీ దీసుకుంటా. 'చంద్రముఖి' అనుకుందాం. సరేనా! సో, 'చంద్రముఖి' సినిమా నాకు బా నచ్చిందనుకుందాం. ఎగ్జాంపుల్ ఇది సో, టీవీలో అదే సినిమా మా పేరెంట్స్ చూడలేదు. వాళ్ళకి చూపించాలన్నప్పుడు అది రాదనమాట వెంటనే. వాళ్ళు ఎప్పుడేస్తారో అప్పుడే చూడాలి. అదే ఈ ఓటీటీలు ప్లాట్‌ఫా‌మ్స్ ఏంటంటే కొన్ని ప్లాట్‌ఫా‌మ్స్‌లో కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయనమాట. అది నేను ఆల్రెడీ చూసే నాకు నచ్చింది. మా పేరెంట్స్ కూడా చూస్తే బావుంటది. అననుకున్నప్పుడు ఏ టైంలో అయినా సరే ఆహ్, ఆఫ్ట్‌ర్‌నున్ గావచ్చు, నైట్‌లో గావచ్చు వాళ్ళ ఫ్రీ టైమ్ అనేది ఎప్పుడు ఉంటదో అప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆ సినిమా అనేది ఆన్ జేస్తే వాళ్ళు చూస్తారనమాట. అదో సా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఒస్తది వాళ్ళకి. ఇది ఇంకా మేజర్ బెనిఫిట్ అనమాట.
హ్మ్. ఓకే. ఓకే. అవునులెండి. ఆహా! ఓకే.
ఓటి‌టిస్ వల్ల స్ట్రీమింగ్ వల్ల యాహ్!
అయితే మీరు ఇంట్లో చూసేటప్పుడు మీకు ఒక ఎక్స్‌పిరియన్స్ పూర్తిగా ఒస్తదనుకుంటారా?
యాహ్! యాహ్! ఒస్తది. మ మేమంతా పెట్టాం గదా! సౌండ్ సిస్షమ్ అంతా. ఆహ్, లైక్ హోమ్ థియేటర్‌లా‌గా. సో అవన్నీ ఆన్ చేసుకుంటాం అనమాట. అవన్నీ ఆన్ జేసుకొని పెట్టుకుంటాము. నిజంగా థియేటర్‌లో ఎలా చూస్తామో ఆ ఫీలింగే ఒచ్చేస్తది చెప్పాలి అంటే.
ఓహ్! ఓకే. మీరు చప్తుంటే నాకు ఒక చిన్న ఆశ అనేది ఒస్తుంది. నేను అలాగే చేసుకోవాలని బట్ చూద్దాం. కానీ
యాహ్! <smacks lips> ఆండ్ ఇంకోటి తెలుసా? నేను ఈ ఈ హోమ్ థియేటర్ సెటప్ ఈ బిగ్ స్క్రీన్ ఇవన్నీ ఇంట్లో రాకముందు ఏం జేశానంటే మొబైల్‌లో సినిమాలు చూసేదాన్ని. లైక్ మూవీ రూల్స్ అని ఉంటాయి. కొన్ని, కొన్ని టెలిగ్రామ్‌లో కూడా అప్లోడ్ చేస్తారు గదా! సో దాంట్లో చూసేదాన్ననమాట. సో ఎప్పుడైతే మా ఇంట్లో ప్ బిగ్ స్క్రీన్ అనేదొచ్చిందో, హోమ్ థియేటర్ సెటప్ అంతా ఒచ్చిందో అప్పట్నుంచి నేను ఇప్పటి వరకు మొబైల్‌లో ఒక్క సినిమా జూడలే. చూడబుద్ది కూడా కాలే. ఎందుకంటే అంత పెద్ద స్క్రీన్ ఉన్నప్పుడు నాకు ఇంత చిన్న బుజ్జి మొబైల్‌లో చూడాలనిపించట్లేదన్నమాట. ఆండ్ చాలా చేంజ్ ఒచ్చింది నాకుడా. <chuckles> <sniffs>
హ్మ్. అవునవును. హుహూ! ఓకే. ఓకే. మంచి చేంజే కానీ మొత్తానికిది. <chuckles> అంటే చూస్తే ఇంట్లో వాళ్ళతో పె పెద్ద స్క్రీన్‌లో జూస్తారు? లేపోతే మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉంటారు.
<chuckles> యాహ్! లేదు. లేదు. నేను సింగిల్‌గా గూడా జూసేస్తా. వాళ్ళకేంటి అంటే నిన్ ని <chuckles> అసలు నేనే తెలుసా వాడేది ఇంట్లో ఎవ్వరు ఉంటారు చెప్పు. అక్కకేమో పెళ్ళైపోయింది రీసెంట్‌గా, అన్న ఏమో వేరే ఊర్లో ఉంటారు. ఇంక మా ఇంట్లో ఉండేది నేనే ఇంక అమ్మ, నాన్న ఉంటారు. సో నా
సరిపోయిందండి. <chuckles> రాజ్యం మీదే అంటున్నారు మీరు మొత్తానికి.
ఆ! ఇట్లా సింగిల్‌గున్నపుడు రాజ్యం నాదే గానీ, ఎప్పుడైనా మా అన్నయ్య, మా అక్క ఒచ్చారంటే <sniffs> ఇంగ మా అమ్మ నాన్నలేం జేస్తారంటే వాళ్ళని చాలా అపరూపంగా అంటే, ఒక యువరాణి
అప్పుడు రాజ్యంలో మీరొక మూల ఉంటారు. <chuckles>
ఆ! అసల నన్నిం కనీసం పటించుకోననమాట. నేనుం చేయకపోయినా "అది జేయలేదు, ఇది జేయలేదు" అని అరుస్తరు. మా అక్క వాళ్ళక్కడ ఏదైనా మిస్టేక్ జేసినా గూడా లైక్ మా అక్క ఇప్పుడు టీ తాగి కప్పక్కడ బెట్టిందనుకోండి. తీసి సింక్‌లోకేయ్యి అన్నట్టు కూడా మా అమ్మ అనదనమాట. అదే నేను పక్కన బెట్టా అంటూ, "ఎంత సేపని అక్కడే బెడతావు తీసి పక్కన పెట్టాలని తెలదా? దాన్ని వాష్ చేయాలని తెలదా?" ఇలా అంటదనమాట. అదే వాళ్ళొస్తే ఇట్లు ఉంటాయి చేంజెస్. వాళ్ళు రానప్పుడు మాత్రం నాకు గూడా యువరాణి ట్రీట్‌మెంటే ఉంటది. <chuckles> సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. <chuckles>
ఆహా! <giggles> మొత్తానికి అన్నీ ఉండాలి గదండి! పాజిటివ్స్ ఉండాలా, అలా అని జెప్పి దానికి తగ్గ చిన్న చిన్న నెగెటివ్స్. చిన్నవి. అయితే ఈ ఒక్క సినీ రంగంలో ఎటువంటి మార్పులొచ్చాక ఈ ఓటిటి బాగా క్రేజ్ ఎక్కువైపోయిందంటావు. అంతకు ముందు దాకా ఓటిటి ఉన్నింది కానీ ఎవరికీ తెలీదు జనాలకి. ఒక్కసారిగా అంటా లేసింది అన్నట్టు మా అంటారు గదా! మనం.
యాహ్! యాహ్ ట్రూ. ట్రూ హ్మ్. హ్మ్. వాస్తవం. హ్మ్. అవునవును కరెక్ట్. హుహు. ఈ
అ అలాగా మీకెప్పుడనిపిచ్చింది?
కరోనా టైంలోనే. అప్పుడే గదా! ఈ ఓటిటి ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఒచ్చాయి. ఎందుకంటే, అప్పట్లో కొన్ని సినిమాలున్నయి. ఎగ్జాంపుల్ 'కలర్ ఫోటో' తీసుకున్నామనుకో, నిజంగా సూపర్ హిట్ మూవీ అనే జెప్పొచ్చు. కాకపోతే అప్పుడు థియేటర్‌లో రిలీజ్ చేయకూడని సిచ్యుయేషన్ ఒచ్చిందనమాట. ఎందుకంటే, కరోనా కాబట్టి, ఎవ్వరు వెళ్ళకూడదు. అది, ఇది కొన్ని రూల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, ఇలా ఓటిటి అనేవప్పుడే ఒచ్చాయి కాబట్టి ఇలా దాంట్లో ఇవ్ ఆహ్, ఇవన్నీ పెట్టడం వల్ల చాలామంది చూడ్డం. అలా, అలా, అలా గ్రోత్ అనేది పెరిగిందని జెప్పచ్చు. అంతే.
హ్మ్. కరెక్టు. అవును. ఓకే. అయితే మీరు ఓటిటిలో చెప్పారు గదా! ఇప్పుడు 'కలర్ ఫోటో' ది బెస్ట్ సినిమాలాగా అని. అలాగ మీరు థియేటర్ కన్నా ఇది ఓటిటిలోనే ఒచ్చుండుంటే బాగుండు అన్న సినిమాలేమన్నా అనిపిచ్చాయ? ఇది థియేటర్‌లో రిలీజ్ అవ్వాల్సింది కాదు. ఇప్పుడు మీరు 'కలర్ ఫోటో' థియేటర్‌లో రిలీజయ్యుంటే బావుండన్నారు కదా! సో, అలాగ థియేటర్‌లో రిలీజయ్యి దీనికి థియేటర్ స్క్రీనంత లేదురా ఓటిటియే దీనికెక్కువ అన్నట్టేమన్నా ఉందా?
హ్మ్. హుహు. అవునవునవును. హ్మ్. చాలా పెద్ద క్వెషనే. 'టిల్లు2' మేబీ ఆహ్, ఓటీటీలో వచ్చింటే సరిపోయేదేమో అని అనుకుంటున్నా. అది కాని <sniffs>
నిజమండి. నేను మీతో ఏకీభవిస్తాను ఈ ఒక్క విషయంలో మాత్రం. ఎందుకంటే టిల్ 'టిల్లు1కున్న' క్రేజ్‌ని పోగొట్టిన సినిమా. 'టిల్లు2' అన్నట్టే అనిపిస్తది నా అభిప్రాయంలోను.
యాహ్! పెద్ద ఏం లేదు దాంట్లో. యాహ్! మె నేను మా అన్నయ్య అయితే థియేటర్‌కెళ్ళి చూసామది. అండ్ అదే కాకుండా రామ్ చరణ్ గారిది ఒక సినిమా వచ్చింది జూడు. ఏంటి అంటే <smacks lips> ఏం సినిమా అది? యాహ్! ఎగ్జాక్ట్‌లి. నేను యాక్చువల్‌గా ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకు బా నచ్చింది. ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నట్టు అనుకున్నా. <sniffs> ఇంక నేను మా అన్నయ్య థియేటర్‌కయితే వెళ్ళామనమాట. ఆ థియేటర్లో చూసినప్పుడు అంటే లేదు లేదు. 1 టైమ్ వాచబుల్ అంతే అనమాట. సో 1 టైమ్ వాచబుల్‌కి మరి థియేటర్‌లో, అంతా కాకుండా ఓటీటీలో ఏస్తుంటే బావుండేది అన్నట్టు అనిపించిందనమాట.
'గేమ్ చేంజర్' అంటారా ఏంది? అయ్యో! <chuckles> 2 చేతులు గట్టుకొని వచ్చేసారా? <giggles> హుహు. అయితే మరో ప్రశ్న మీరు ఇప్పుడు 'గేమ్ చేంజర్' అన్నారు గాబట్టి. ఆ సినిమా ఒక్క బడ్జెట్ ఎంతో మీకు ఒక ఐడియా ఉందా?
హ్మ్. ఆ! తెలుసు చాలా కోట్లని. జస్ట్ అదేదో ఓ సాంగుంది చూడండి. 'నానా హైరానా' అని. దానికి యాహ్! ఎగ్జాక్ట్‌లీ దాంట్లో అంతగా ఏం లేదు చెప్పాలంటే. దానికి <giggles>
దానికి వంద కోట్లు. అది. దాన్ని చూస్తే మనకు అర్థమవుతది. దాన్ని మామూలు చిన్న పిల్లోడైనా గూడా ఫోనులో ఎడిట్ జేస్తాడు అన్నట్లు ఉంటదది.
యాహ్! అంతగా ఏం లేదు దెలుసా నేను థియేటర్‌లో కూడా చూషాం కదా! ఏమనిపిలే దానికి అంత బడ్జెట్ ఏముందిరా పెట్టడానికి అన్నట్టు అనిపించింది. ఏం లేదడబ. హ్మ్.
మరి మరో ప్రశ్న. మీరు అట్లా మరి ఆ మాట అన్నారు గదా! ఒక పాటకే అన్ని కోట్లు బెట్టారు అని. మరి అటువంటి సినిమాని ఒక స్ట్రీమింగ్ రైట్సోళ్ళు కొనాలి అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటారు? అంటే టీవీ కన్నా ముందు వీళ్ళు ఎది తీసుకుంటూ ఉంటారు గదా! ఒక ఆపర్చునిటీని.
హ్మ్. హ్మ్.
సో ఎందుకు ఎలా అంటే ఏం జెప్తారు? ఏం చూస్తే. ఎందుకు వొళ్ళలా తీసుకోవడం అని?
ఇప్పుడు లాభాలనేది ఇద్దరికి ఉండాలనమాట. అటు డైరెక్టర్‌కుండాలి. ప్రొడ్యూసర్‌కుండాలి. అట్ ద సేమ్ టైమ్ ఓటిటిలో ఎవరైతే ప్లే జేస్తున్నారో వాళ్ళకే ఉండాలనమాట. సో అలా ఉన్నప్పుడే ఏదైనా పాజిబులయితది. అంటే ఈ ఇలాంటిదొకటి దొరికిందెవరికీ అంటే కలర్‌ ఫోటో‌కి పర్ఫెక్ట్ సెట్టయిందని జెప్పొచ్చనమాట. ఒకానొక టైంలో. హ్మ్.
నిజం. కానీ మీరన్నట్టు ఆ కలర్ ఫోటో డైరెక్ట్‌రిపే మనకిప్పుడు మరో సినిమా 'మొగ్లీ' అనొచ్చింది. ఇదేమో ఓటిటిలో జూసేలా ఉంది అన్నట్లంటున్నారు.
యాహ్! యాహ్! ఓకే. అంటే విమో
కలర్ ఫోటోనేమో మాత్రం హాల్లో చేసుంటే బావుండును అంటున్నారు.
'మోగ్లి' అనేది డబ్బింగ్ సినిమా ఏమో గదా! వేరే లాంగ్వేజ్‌లో తీశారనుకుంటున్నా.
లేదు. లేదు. ఆ డైరెక్టరే సొంత కథ అది.
ఓకే. ఏమో! హుహు.
కానీ ఆ పేరు, పేరు మాత్రం మనకు ఒక హాలీవుడ్ రేంజ్ మాదిరా పెట్టుకున్నారు. ఎందుకంటే మీకు తెలుసు గదా! మీరంతా మొదటి సినిమా ఆ విధంగా నచ్చేలాగా చేశారు అంటే. సెకండ్ సినిమాకి ఒరో హైప్‌ వుండేది కావాలి గదా! ఏదో ఒక ఎలిమెంట్.
ఓకే. హ్మ్. హ్మ్. కానీ నాకేం నచ్చలా. నేను ట్రైలర్ గూడా జూసాను కదా 'మొగ్లీ‌ది'. అంతగా ఏమనిపియలె నాకైతే.
అయితే మీరు జెప్పారు కదా! ఒక ఒపీనియన్ అనేదె మారద్ది అని జెప్పి. మొదటి సినిమా మీకు నచ్చినట్లు, రెండో సినిమా నచ్చలేదు గదా! మరి ఇదే విధంగా మీకు కూడా మేబీ స్ట్రీమింగ్ షోస్ నచ్చకపోవచ్చెమో టీవీలోనే మార్పులు జెందితే చూస్తారెమో? మరి దీనికేమంటారు?
హ్మ్. అవును. నచ్చలేదు. యాహ్! మేబి. మేబీ. కాకపోతే ఇప్పుడేంటంటే నాకు ఓటిటి ప్లాట్‌ఫామ్స్ ఐదున్నా గూడా నేను చూడలేని సిచ్యుయేషన్‌లో ఉన్నా. ఎందుకంటే బిజీ అవ్వడము, లేకపోతే ఆహ్, కుదరట్లే అనమాట చూడ్డానికి. ఒకరు ఒక ఒక టైంలో అయితే జస్ట్ ఇలా ఓటీటీస్ అన్నీ ఒచ్చాక ఒక వన్ డేలో 4 సినిమాలు జూసా అనమాట. మార్నింగ్ టిఫిన్ తినే టైంలో ఒకటి, లంచుకొకటి, ఈవినింగ్‌లో ఒకటి నైట్ ఒకటి నేను నిజంగా ఫ్రీ ఉంటే బాగా చూస్తా అనమాట సినిమాలు గాని, సీరిసెస్ గానీ. అదే పనిగా వెతుక్కొని మరి. ఆ ఆహ్, మళ్ళీ ట్రైలర్ అవన్నీ ఏం చూడననమాట. ఆ సినిమా పేరు చూస్తా అది నచ్చిందా లేదా చూస్తా? ఆ సినిమాకు సంబంధించి కింద కొన్ని మెన్షన్ జేస్తారనమాట. అది నచ్చిందా లేదా ఇవన్నీ చూస్తా అనమాట. ఇవన్నీ నచ్చితే పెడతా.
రికార్డ్‌ అనే అనొచ్చు దీన్ని. అంటే ఒక్క నిమిషంలోనే మీరు పట్టు పట్టేస్తారు. ఏ సినిమా మంచిది? ఏ సినిమా బాగోదు? ఆహా!
అనలైజ్ జేస్తా అనమాట. యాహ్! యాహ్! యాహ్! బట్ సీరీస్‌లొ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఒక ఎపిసోడ్ జూస్తే తెలుస్తది. అది...
బావుందండి.
ఇంట్రెస్టింగ్‌గ ఉందా. లేదా అన్నట్టు. ఈవెన్ సినిమాస్ కూడా అంతే అనమాట. కొంచెం చూస్తే స్టార్టింగ్‌లొ బోర్ ఉందా? ఏముంది? అనేది తెలుస్తదనమాట.
ఓకే. అవును. నిజంగా. చాలా చక్కగా చెప్పారండి. అంటే, స్ట్రీమింగ్ షోస్‌లొ. దాంట్లో ఉన్న ఒక కల్చర్ గావచ్చు. వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు టాలెంట్‌ని తీసుకొని వస్తు, దాని మంచి గ్రిప్పింగ్‌గా. మనం చూస్తూ ఉన్నట్లయితే. ఈ యొక్క ఆహ్, ఆడియో సాంగ్స్ లాంటివి కావచ్చు. అలాగే షో‌స్ లాంటివి కావచ్చు. ఇంకొన్ని సినిమాలు కావచ్చు. ఇవన్నీ సరే ఇదే రకంగా టీవీకి కూడా వచ్చేస్తే, అప్పుడు మీరు చూస్తారా? ఖచ్చితంగా. ఈ 5 సబ్స్క్రిప్షన్స్ తీసేసి టీవీలోనే చూస్తారా?
యాహ్! హ్మ్. హ్మ్. యెస్. హ్మ్. <chuckles> చిక్కు ప్రశ్న ఇది. నిజంగా అంటే, ఓటీటీని మించినది దాంట్లో ఉంది అంటే, తప్పకుండా చూడొచ్చు. అందులో తప్పేమీ లేదు.
నిజంగా అండి. చక్కగా చూడొచ్చు. మీరన్నట్లు ముమ్మాటి నిజం. కానీ. మీరన్న ప్రతి విషయం నాతో పంచుకున్నది మాత్రం. ఈ టీవీ గురించి. టీవీ షోస్ గురించి. అలాగే స్ట్రీమింగ్ షోస్ గురించి. అవి ఎలా మారితే ఇంకెలా బావుంటాయి? ఇవన్నీ కూడా మీతో మాట్లాడినందుకు సంతోషంగా ఉందండి? ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.